అవునండి.
మా మేనమామలు నిజంగా ఆ! ఆ తరం అంటే మ మాకంటే ఒక ఆహ్, 5, 6 ఏండ్లు, 10 ఏండ్లు పెద్దవాళ్ళు మ్ మా మామ వాళ్ళు. అయితే నిజంగా వాళ్ళ చూసి ఆశ్చర్యమనిపిస్తదండి నాకు. మా తాతయ్య గారిని 2 సార్లు ఆపరేషనయితే కూడా రిటైర్డ్ ఎ హెడ్‌ మాస్టర్. దగ్గరుండి చంటి పిల్లలాగా జూసుకున్నారండి. బాత్రూమ్ వెళ్ళే కానుండి స్నానం చేపించేంత వరకు గుడ్డ తీసుకొని బాడీ ఆ బాడీ తుడిచేంత వరకు ఏ రోజు అబ్బా! మాకెందుకు బరువు అని ఆ వృద్ధాశ్రమంలో అంటే వృ వృద్ధాశ్రమంలో జాయిన్ చేపీడము, ఇలాంటివి లేకపోతే భార్య అంటే ముఖ్యంగ కొన్ని కొన్ని కుటుంబాల్లో ఆ ఆహ్, ముఖ్యంగా ఆహ్, అంటే చిన్న చిన్న బ ఇప్పుడు భార్యలేమంటుంటారు "మనకు మన పిల్లలుంటారు. మన పిల్లలు చూసుకోడమే ఎక్కువ. ఆహ్, ఆమె ఇతా అదే మీ నాన్నని, మీ అమ్మని ఎక్కడన్నా మంచి హువ అదే, ఆ వృద్ధాశ్రమంలో జాయిన్ చేపియండి. మనం కావలిస్తే వారం వారమే ఎల్లొద్దాం." అని అంటుంటారు. కానీ మ మా మామ వాళ్ళు ఆ! మమ్మల్ని ఇన్నేళ్లు పెంచి, సాకి ఆ ఈరోజు మేము చిన్న చిన్న జాబ్‌లు చేసుకుంటున్నాం. మాకు ఇప్పటివరకు పెన్షన్‌తో మా మా నాన్న ఒచ్చిన పెన్షన్‌తో మేము చాలా మేము లాభం పొందినాం. అలాంటిది, అలాంటిది ఈరోజు వాళ్ళూ వయసైపోగానే ఆహ్, నువ్వక్కడ పోయి జాయిన్ చేపి రమ్మంటావా? మీ అమ్మ నాన్న అయితే ఇలానే చేస్తావా అని మా అత్తల్నని అంటే <clears throat> అలా అయిపోయాం.
అవును. ఏమండి? ఓకే. ఓహో! చాలా అద్భుతంగా అండి. అవును. అవును. అవును. ఎక్కడైనా పెట్టి వాళ్ళని చూపించడం కానివ్వండి. అవును. అబ్బో! ఓకే. ఓకే. ఓకే. అంటే వాళ్ళు కూడా అన్నారండి? అంటే ఇప్పుడు ఆహ్, మీ మావయ్య గురించి చెప్తున్నారు. వాళ్ళత్ మీ అత్తలూ ఇలాగన్నారండి?
ఆ! అన్నారండి. నిజంగా జెప్తున్నా.
లేదంటే వాళ్ళు కూడా "లేదు, మనం చూసుకుందాము." అని వాళ్ళు చెప్పారా?
లేదండి. వాళ్ళన్నారనమాట. వాళ్ళంటే కూడా వాళ్ళు ఎంత కొడుకులుగా నిజంగా అంటే వాళ్ళని చూశాక, ఇప్పుడు వాళ్ళ తర్వాత జనరేషన్ ఖచ్చితంగా మన ఇంటి చుట్టుపక్కల మనకు మంచి జరిగితే మనం గూడా అది పాటిస్తామండి. నేను దగ్గరున్నాను. నేను దగ్గరుండి చూసాను కాబట్టి మా తాతయ్యకి రెండు సార్లు అబా అంటే ఏమంటారు? అది ఆహ్, బ్రైన్ ఆపరేషనయింది. ఆ! అస్ అత్ అతనింక మాట్లాడలేని పరిస్థితి. మా తాతయ్య నిజంగా చెప్పాలంటే. అంటే దగ్గరుండి రోజూ మా అమ్మమ్మ తినిపించేదండి.
ఓకే. అవునండి. ఖచ్చితంగా. ఓకే. ఓకే.